ఇంకా మేమూ ఇంక తినేద్ నేను తినడం మొదలుపెట్టాము. అందరు తినేసిన తర్వాత చూసుకుంటే బ్యాగ్ లేదు.
ఇదంతా పైనా, కిందా జరుగుతుందా? తిరుపతిలోనా? తిరుమలలోనా? తిరుపతిలో. ఓకే. మెట్లెక్కే దగ్గర. ఓకే.
కిందే అండి. కిందే. కిందే అండి. కింద మెట్లెక్కే దగ్గరే. ఆ! లాడ్జ్‌లో నుంచి అప్పుడే బయటకొచ్చాము. ఇంక టిఫిన్లు తేవడానికి వెళ్ళాడు. టిఫిన్లు తెచ్చారు. తినేసి ఇంక బయలుదేరాలి. మెట్లెక్కడం మొదలుపెట్టాలి.
ఓకే. ఓకే.
అక్కడ జరిగిన సంఘటన అనమాట. అవు ఇంక అందరూ బాగా రద్దీగుంది. ఎవరు తీసేశారో తెలీదు. కనిపెట్టట్లేదు. మా అమ్మగారేమో, "ఛా! ఇంత దూరమొచ్చాము. ఇలా జరిగిందేంటి అసలా? ఇవ్వాలనుకుని మొక్కుకున్నాం గదా!"
ఓకే. ఆహా! అంటే, ఆహ్, తినే దగ్గిరే, టిఫిన్ దగ్గిరే, చెక్ చేసుకున్నారా? వొచ్చేసిన తర్వాతా చెక్ చేసుకున్నారా బ్యాగ్‌నీ మీరు?
లేదండి. కిందే చూసుకున్నాం అనమాట. తినేసిన తర్వాత చూసుకున్నాం. ఒకె 10, 15 నిషాలయిందప్పటికే.
ఓకే, ఓకే.
ఇంకా నాకేంటంటే, <smacks lips> నేనూ అంతగా నమ్మేవోని కాదనమాట. ఏదో మా అమ్మ మొక్కుకుందని, ఏదో బలవంతంగా రావడం తప్ప, ఇష్టంగా అంతగా రాలేదనమాట. ఏదో సంవత్సరం, సంవత్సరం వస్తాం. అవునండి. ఆ! ఏదో కుటుంబంతో ఒక ట్రిప్‌లాగొస్తాం గానీ, ఇ ఇ ఓ ఏదో డివోషనల్‌లాగా అనుకోలేదనమాట.
ఓకే. అంటే, వాళ్ళ కోసవొచ్చారు మీరు. వాళ్ళూ మొక్కున్నారు గాబట్టి, వాళ్ళ కోసం మీరూ వొచ్చారనమాట. ఓకే. ఓకే, ఓకే.
అయితే, నేను గూడా చెప్పాననమాట. మా, మరి నాదీ ఇవ్వడం ఇష్టం లేదేమో దేవుడికీ. పోతే పోయిందిలే వొదిలెయ్యీ. మనం పైకెళ్ళిపోదాం అంటే, మా అమ్మ ఇంకా ఏడ్చేయడం మొదలు పెట్టీ, "అలాగ్గాదు నేను మొక్కుకున్నాను." అదీ ఇదీ అని జెప్పి కొద్దిగా వాళ్ళకుంటుంటుంది గదండీ. మన చేతిలో నుంచి పోయిందే, అయ్యో! మొక్కుకుందే నేను. నా చేతిలో నుంచి
ఆ! అవును, అవును. అవును. అసలు వొచ్చిందే ఆవిడా ఆ విషయం కోసం గదా! ఇంకా అక్కడే అది పోయిందప్పుడు ఇంకా కొంచెం నిరాశ అనేది ఖచ్చితంగా ఉండుద్ది వాళ్ళకి. అవును.
అవునండి. నిరుత్సాహ పడిపోతారు. అవునవును. ఇంక అలా అయిపోయేటప్పుడికీ, ఏం కాదు మా, నాకే బాధ లేదు. నీకెందుకు మా అంటే, "అలా కాదురా దేవుడికివ్వాలనుకున్నాం గదా!" ఇది, ఇది అంటా ఉన్నారనమాట. అయితే, సడన్‌గా ఒక పక్కనే అంటే, అలాగా రద్దీలో తోసుక్ తోక్కిసలాట అవన్నీ జరగకుండా పోలీసులు ఉంటూ ఉంటారు గదా అక్కడక్కడా. ఆ పోలీసూ సడన్ సడన్‌గా ఒ మా దగ్గరకొచ్చి, మీ బ్యాగ్గేదన్నా పోయిందా అని అడిగాడు. అవునండి అంటే, ఇలాగా మీ వైపు నుంచి ఒకా వ్యక్తీ ఆ బ్యాగెత్తుకొని పరిగెడుతూ ఉంటే నేను చూశానూ. అతన్నీ నేనూ పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకొచ్చాను. ఇదిగోండి మీ బ్యాగ్ అని మాకు ఇచ్చాడనమాట.
ఆ! అవును, అవును, అవును. ఆ!